ఆహాహహా! ఓకె.
ఆ! అప్పట్లోనే నూడిల్స్ ఇయన్ని గూడా బాగా వస్తున్నాయనమాట. ఆహ్, తీసుకురా తీసుకురాయ్యా! ఒక ప్యాకెట్టు అని చెప్పేసని మా అమ్మ చెప్పింది. తీసుకొస్తే దాంట్లో ఎలా చేయాలనేది అర్థం కాల. దాంతో పాటు ఇంకా చిల్లి సాసు, టొమాటో సాసు, సోయా సాసు అవి గూడా తెచ్చుకో తీసుకొచ్చాం. హ్మ్. చికెన్ మసాలా, గరం మసాలా అయన్ని గూడా మొత్తం చెప్పి ఇంట్లో చేసుకుంటే అది అట్టర్ ఫ్లాపు.
ఆ! ఓకె. <laughs> ఓకె. ఆ! ఆ! ఆ! అవన్నీ గూడా తెచ్చేసారా? ఆ! ఓకె. అచ్చో! బాలేదా? <chuckles> ఆ!
నూడిల్స్ ఉడకబెట్టడం రాలేదు మాకు. న్యూడిల్స్ ఉడకబెట్టడం రాలేదు. మొత్తం అంతా కరుసుకుపోయింది కళాయికి.
అచ్చచ్చో! ఓకె. ఓకె. ఇంకా ఆహ్, బామ్మలు అమ్మమ్మలు టైంలో పచ్చళ్ళు, ఈ కారపూసలు, జంతికలు ఇయన్నీ బా చేస్తుంటారు. <chuckles> అచ్చచ్చ! ఆ!
హ్మ్. అట్లా జరిగిందనమాట. హ్మ్. హ్మ్. హ్మ్ ఆ! మా ముసలిదానికి అంత టాలెంట్ లేదండి. మా ముసలిదానికి అంత టాలెంట్ లేదు. మా అమ్మమ్మ పట్టేది గాని మా అమ్మమ్మ పట్టిద్ది. మాగాయి పచ్చడి బాగా పట్టిద్దనమాట. మా అమ్మ వాళ్ళమ్మ. ఆహ్, మా పట్టినప్పుడు అంటే నాకు పచ్చడ్లంటే అంత ఇష్టముండేది కాదు, చిన్నపట్నుంచి కూడాను. అది ఎర్రగా ఉండేసరికి నేను స్పైసీ ఫుడ్ అంత తినేవాడిని గాదనమాట. అది ఎర్రగా ఉంది, ఎర్రగా ఉంది అని చెప్పేసని తినేవాడిని గాదంట నేను చిన్నప్పుడు.
హ్మ్. ఆహాహా! ఓకె. ఓకె. ఆ! ఆ! ఆ! ఓకె. ఓకె. ఓకె. ఆహా! అది గాకుండా ఇంకా జంతికలు ఇవన్నీ జేస్తూ ఉంటారు గద! పండగల టైంలో ఆహ్, చాలా అమ్మవాళ్ళు గాని ఏదే ఏ ఏదైనా సరే. అవేవైనా
హ్మ్. హ్మ్. అవును. హ్మ్, చక్రాలు. అవును. హ్మ్. అరిసెలు, చక్రాలు అవి చేస్తా ఉండేవాళ్ళనమాట. ఇయన్నీ గూడాను పండగలకి సంక్రాంతి టైముల్లో బాగా చేసుకుంటాం మేము.
ఆ! ఇప్పుడు ఓపికల్లేక బయటికిచ్చేస్తున్నారు ఆర్డర్స్. <laughs>
హ్మ్. ఏహ్! ఇప్పుడ ఇప్పుడెక్కడండి బాబు! అమ్మ చెక్కలు చెయ్యె అమ్మ అని చెప్పేసనంటే, "అహే! లేదు. యెళ్లి రవి షాపులో యెళ్లి తెచ్చుకోపో" అని చెప్పేసనంటది. ఇంత బద్ధకంలా అయిపోయారు. ఇదివరకి నువ్వేనా చేసిపెట్టింది? అని చెప్పేసని మేవిద్దరం తిట్టుకుంట ఉంటాము.
ఆ! <chuckles> <chuckles> <chuckles> ఓకెకె. ఆ!
ఆ! ఎనక చెప్తా ఉండేది. ఓహ్! పక్కనే ఉన్న చంకలో మా తమ్ముడినేసుకొని, ఇంకో పక్కన నాకు తినిపిస్తా ఇంకోపక్కన రాట్నం చుడతా అంటే 3 పనులు ఒకేసారి చేసుకుంటూ ఉండేదంట, అప్పట్లో మొత్తవంతా.
ఆ! ఓహ్! అబ్బో! గ్రేట్ అండి. అప్పట్లో ఉన్న ఓపికలిప్పుడు లేవేమో.
హ్మ్. 3 పనులు. మీకు తెలుసు కదా! రాట్నం చుట్టడం అంటే ఒక దారపుండకి తీసుకొని చుడతా ఉంటారనమాట. హ్మ్. అలా చుడతా ఉండేది మా అమ్మ దానికి.
రాట్నం ఆ! ఆహాహాహా! ఓకె. ఆహా! ఓకె ఓకె ఓకె. అయితే ఇది ఆహ్, ఇప్పుడు ఇప్పట్లో బిర్యానీ అంటే చాలా కామన్ అయిపోయింది. స్ట్రీట్ స్ట్రీట్‌కి ఒక బిర్యానీ సెంటరుంటూనే ఉంటుంది. అప్పట్లో మీరెప్పుడైనా ఫస్ట్ ఫస్ట్ బిర్యానీ ఇంట్లో ఉన్నది తిన్నారా? ఇంట్లో చేసింది.
హ్మ్. చాలా తక్కువ డబ్బులు ఇచ్చేవోళ్లు. హ్మ్. అవును. హ్మ్. అవును. ఒక పండగ. పండగొచ్చింది అని చెప్పేసనంటే పండగొచ్చింది అనంటే మాకు బిర్యానీ ఉండాలి.

ఆ! ఓకే ఓకే. ఈ చల్ల మిర్చిలు. వడియాలతో పాటు చాలా మంది చల్ల మిర్చిలు కూడా పెడతారు. అవి కూడా పెట్టేవాళ్ళ?
హ్మ్. చల్ల మిర్చిలనంటే ఇంకా ఇయే కదా! ఆహ్, బ ఏమంటారు దీన్ని పెరుగు మిరపకాయలనుకుంటా.
ఆ! పెద్ద మిర్చి ఉంటది. చల్ల ఆ! మజ్జిగలో తీసి వే వేయిస్తారు. హ్మ్.
ఉప్పు మిరపకాయలు, ఉప్పు మిరపకాయలు. హ్మ్. అవును. అవును. అవును. అవును. అవును. అయి కూడాను అయి కూడా ఎండబెట్టేవాళ్ళన్నమాట. అయి కూడా చాలా బావుండేవి. భోజనాలకు వెళ్తుంటే గొట్టాలు గొట్టాలు తెగ కొనుకునే ఉన్నా అండి చిన్నపుడు మాత్రం. అర్ధ రూపాయికొక ప్యాకెట్ దొరికేది. ఆ! ఆ ప్యాకెట్ కొనుకొని ప్రతిరోజు తినటమే. ఒకానొక రోజు నాకు కడుపులో నొప్పి వచ్చిందండి. మాములుగా రాలేదు. "ఎం తిన్నావురా?" అని చెప్పేసినడిగింది మా అమ్మ. అడిగితే ఇట్లా చెప్పానన్నమాట గొట్టలు తిన్నానమ్మ అని చెప్పేసని. అయేంటి ఎక్స్‌పైర్డ్ అంటే మెత్తగా ఉంటాయి. మనకు తెలీదు కదా! కరకరలాడితేనే మంచిగుంటాయని...
ఆ! ఆహా! ఆ! ఆహా! అచ్చచ్చో! <giggles> ఆ! అచ్చచ్చో! ఎక్స్‌పైర్ అయిపోయాయి. అవును. అవును. హ్మ్.
చిన్నప్పుడు. సో, అలాగైపోయిందనమాటది.
ఓహో! ఇప్పుడు పండగలు పబ్బాలప్పుడు రోజూ చేసే వంటకాలకు బదులుగా కొంచెం వేరైటీ‌గా చేసుకుంటూ ఉంటారు కదా! అప్పుడేమన్నా చిన్నప్పుడు మీ అమ్మమ్మలు, బామ్మల టైమ్‌లో రెసిపీలేమన్నా గుర్తున్నాయా?
హ్మ్. హ్మ్. అవును. నాకు కజ్జికాయలండి. కజ్జికాయలు బాగిష్టమన్నమాట. అది కూడాను మా అమ్మ హ్మ్.
ఓహ్! కజ్జికాయలంటే వెరైటీగా చేస్తారు కదా! కొంతమంది కొబ్బరితో చేస్తారు. కొంతమంది బెల్లము వీటితో చేస్తారు. వేటి హ్మ్.
ఆ! అంటే ఆ! కొంతమంది మా అమ్మ కొబ్బరి, పంచదార, బొంబాయి రవ్వ కలిపి ఏసేదన్నమాట దాంట్లో.
కొబ్బరి, పంచదార, బొంబాయి రవ్వ. ఓకే ఓకే. ఆ! ఓకే. హ్మ్. హుహు. ఆహా!
హ్మ్. అంతే ఇంక అంతకు మించి ఏం లేదనమాట దాంట్లో. అలా చేసేది అయి బాగా తినేవాడిని నేను చిన్నపుడు. అయి కూడా ఏంటి సైడ్ పట్టీలంటాయి చుడండి అయి బాగా తినేవాడిననమాట. కరకరలాడుతూ ఉండేది కదా! అందుకని చెప్పేసని. హ్మ్. అందుకని అట్లాగా. అట్లా తినేవాడిని అయన్నీ కూడాను. చెక్కలు ఒకటి, చెక్కలు ఒకటి బా చేసేది.
ఓకే. ఆ! ఆహా! అవి కొంచెం క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటే నచ్చిందేమో! ఆహాహా! ఆ! ఓకే ఓకే. ఆ! ఓకే. ఓకే ఓకే. ఈ అప్పట్లో కొంచెం ఫాస్ట్ ఫుడ్ అనేది తక్కువ కాబట్టి, ఇంట్లోనే అమ్మ వాళ్ళు ఏదో వెరైటీగా చేద్దామని చెప్పి. బ్రెడ్ ఆమ్లెట్ అవి ఇవి చేస్తూ ఉంటారు కదా! అట్లా చేసినవేమన్నా గుర్తున్నాయా ఫాస్ట్ ఫుడ్ టైప్‌లో ఉన్నవి?
మా అమ్మ పండగలకి. హ్మ్. హ్మ్. అవును. ఎక్కువుండేది. మొత్తమంతా. అవును. హ్మ్. హుహు. ఆ! ఫాస్ట్ ఫుడ్ టైప్‌లో ఉన్నాయనంటే, ఒక రోజున మేము న్యూడిల్స్ తెచ్చుకున్నాము. న్యూడిల్స్ ఎలా అంటే మా బాబాయి చిల్లర కొట్టులో పనిచేసేవాడు.
హ్మ్.

ఇప్పుడొచ్చేసరికి మొత్తం అంతా వాళ్ళే చేసేస్తున్నారుగా అంతా. ఇలాంటి చేపలన్నీ గూడాను ప్రాసెసయ్యొస్తాయి. హ్మ్.
ఆ! <chuckles> ఓకే. ఓకే. చెప్పండి. చెప్పండి. శుభ్రం జేసి ఆయనే ఆయనే మొదటి నుండి క్లీనింగ్ దగ్గర నుండి వంట వరుకు మొత్తం ఆయనే చూసుకునేవాళ్ళు.
అయితే? హ్మ్. ఆయనే ఒండేవాడనమాట. ఆయనే వండేవాడు. హ్మ్. ఆయనే వండేవాడు. దాని తర్వాత మా వాళ్ళావిడ, మా ముసలమ్మనమాట. వాళ్ళావిడ చేసే ఖైమా ఉండలు నాకిష్టం.
ఓకే. ఓకే. హ్మ్. హ్మ్. ఓహ్! అప్పట్లోనే ఖైమా అంతా చేసేవాళ్ళా?
ఖైమా ఉండలు ఎలా చేస్తాదంటే రోట్లో హ్మ్. ఎప్పటినుంచో ఖైమా ఉండలు. ఎలా అంటే దాంట్లో కొంచెం పచ్చిపప్పు అవి ఇవి హ్మ్.
ఆహా! ఉండలు. ఖైమా ఉండలు అంటే నూనెలో జేస్తారా? నూనెలో
ఆ! కొంచెం అది దంచి బాగా నూనెలో చేస్తారనమాట. దాన్ని ఏగిస్తారనమాట.
ఆ! ఆహాహా! ఓకే. ఆ! బావుందండి.
హ్మ్. అయో! ఒక వారం, 10 రోజులుంచుకోవచ్చు. గట్టిగా చెప్తే హ్మ్. చాలా బాగుంటది. అవును. స్టోర్ చేసుకోవచ్చు. నాకది ప్రాసెస్ కరెక్ట్‌గా తెలీదు కానీ
ఓహ్! ఓకే. స్టోర్ చేసుకోవచ్చు గూడా. నిల్వ ఉంచుకొని తినొచ్చు. ఆహా! అంటే అవి బోండా బజ్జీ లెక్కా అంటారా?
అంటే కొంచెం వడల్లాగుంటాయండయ్యి.
వడల్లాగా ఉంటాయి. ఓకే. ఓకే. ఇదేదో డిఫరెంట్‌గా ఉందండి.
హ్మ్. అంటే మీ ఇప్పుడే ఫ్యాన్సీ నేమొచ్చింది. ఎట్లా అంటే అది కీమా బాల్సని చెప్పేసనంటా ఉన్నారు చూడండి. మటన్ కీమా బాల్స్ అని చెప్పేసని.
ఆ! కీమా బాల్స్. ఓకే. ఓకే. ఓకే. సూపర్. సూపర్. <chuckles> ఆ! ఆవిడ ఈ రోజుల్లో ఉండే ట్రెండ్‌ని అప్పడ్నుండే అప్పట్లోనే అల అలవోకగా జేసేవాళ్ళనమాట. <chuckles> ఆ! ఇప్ ఇప్పటికి మీరు ఈ వంటలెప్పుడైనా ట్రై చేశారా అయితే?
ఆ! అదనమాట. దాన్నే ఇలాగా పాతకాలంలో చేసేవాళ్ళు అలాగా. అంతే. అదే గదా! అదే గదా! అదే జరిగింది. మొత్తమంతా గూడాను. హ్మ్. ఇప్పుడులేదండి. ఇప్పుడంతా గూడాను టైం దొరకట్లేదు. ముందుల వాస్తవంగా చెప్పాలంటే. ఆ! మా ముసలిది బాగా ముసలిదయిపోయింది. ముసలి తతత్తయ్ ఆ ముసలి తాతయ్య లేడు. అయిపోయాడాయన. హ్మ్.
టైం దొరకట్లే. అంటే మీ తాతే <chuckles> ఓకే. ఓకే. అంటే మీ తాతయ్య అంత రుచిగా ఆ బొంబిడాయల పులుసుని పెట్టడంలో ఏదైనా కిటుకుందా? ఏమైనా సీక్రెట్ ఇంగ్రీడియంటేమైనా చూసారా? అంటే అందరూ ఆరివేసే ఆ పసుపు, ఉప్పు, కారాలే వేస్తారు. చింతపండు పులుసే అది కాకుండా ఆహ్, సెపరేట్‌గా స్పెషల్‌గేదైనా ఇంగ్రీడిడియంట్ వేయడం జూసారా?
హ్మ్. హ్మ్. దాన్నీ, దాన్ని హ్మ్. కాకపోతే హ్మ్. అవును. హ్మ్. మీకు పిడకలు తెలుసా అండి పిడకలు?